అయితే మారుతున్న కాలంతో పాటు యువతలో గూడా ఆహ్, చాలా వ ఏంటంటే, వాళ్ళ ఆలోచనలో మార్పులు. వాళ్ళ నడవడికలో గూడా మార్పులనేవి కనపడుతున్నాయి గదా! అయితే నేటి యువతలో ఆచారాలు మారుతున్నాయా అంటే గనక, మీ అనుభవం ఏంటి అంటే గనక ఏం జెప్తారు?
అవును. ఖచ్చితంగా మారుతున్నాయనే చెప్పొచ్చు.
ఓకే.
ఎందుకంటే, ఈ
మీకెప్పుడన్నా మీరు మీరు మీరెప్పుడన్నా మీ పర్సనల్‌గా, మీ ఓనుగెప్పుడన్నా ఫేస్ చేసారా? ఈ ఆచారాలు మా డ్యాడీ వాళ్ళ ఏజ్‌లో ఒకలాగున్నయి. నా ఏజ్‌లో ఒచ్చేవరికి నేనీవిధంగా జేస్తున్నాను. మరి నెక్స్ట్ జనరేషన్‌లో ఇంకెలా ఉంటాయో అని మీకెప్పుడన్నా అనిపిచ్చిందా?
<chuckles> చూస్తూ ఉంటాం. క తప్పకుండా చూస్తుంటాం. ఎందుకంటే, ఒకటి ముందుగా చ్ మాట్లాడుకోవాల్సిదేందంటే, ఇప్పుడు ఉన్న కిడ్స్‌కి చాలా వరకు, అసల పండగ పేర్లు గూడా పూర్తిగా తెలీదు. <giggles> ఈ జనరేషన్‌లో ఎందుకంటే
ఓకే. హ్మ్. <chuckles> వాళ్ళ కిడ్సే కాబట్టి కొంచెం నేర్చుకునే సమయం ఉంటుంది గదా! కానీ యెస్.
హ్మ్. నేర్చుకునే సమయముంది. అయితే పండుగ పేర్లు గూడా తెలుగులో ఉన్న వాటి, పేర్లు గూడా పలకని పరిస్థితుంది. కొన్ని కొన్ని అంటే మన కాన్వెంటు స్కూలల్లో చదివేటువంటి పిల్లలు గానివ్వండి. మళ్ళీ ఏదో ఏదో విదేశాలల్లో చదువుకొని ఈ మధ్య కాలంలో <chuckles> రిటర్నొచ్చిన వాళ్ళు కానివ్వండి. అట్లాంటి వాళ్ళైతే, గొన్నె వరకు కొంతవరకు మన ఆచారాల గురించి పూర్తిగా తెలీదు.
ఓకే. యెస్. అవునండి. హ్మ్.
ఉదాహరణకి, ఇప్పుడు సంస్ ఆహ్, మన పండగల గురించి <chuckles> తీసుకోండి. సంక్రాంతికసలు గొబ్బెమ్మెందుకు పెడతాం అంటే ఏం <chuckles> జెప్తారు? పిల్లలు చెప్పలేరు. ఇప్పుడున్న పిల్లలు అసలు అస్సలు చెప్పలేరు. కొన్ని కొంత టీనేజ్‌లో ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేరు. అంటే ఉదాహరణకి ఎలా అయిపోయిందంటే, అసలిప్పుడు రైసు మనం పంట ర నువ్వు ఈ రైస్ ఎక్కడనుంచొస్తాయంటే, మనం ఆ! స్టోర్‌కెళ్ళి కొనుక్కొస్తాం అని చెప్తుంటారు.
ఓకే. అవునవునండి. <laughs> అవును. నిజమే అండి. యెస్. యెస్. యెస్. అవునండి. తెలీదు. అంటే ఇప్పు ఎక్కడ పండుతాయి? వరిచ్ వరి మొక్కలేంటి? ఎలా పండిస్తారు?
అంటే అసలు వ్య వ్యవస్ ఆ! అంటే జనరల్ నాలెడ్జ్ అనేది కూడా లేదు చాలా వరకు ఈ పిల్లల్లో. ఇంక మనం ఆచారాల గురించి ఏం మాట్లాడతాం?
ఓకే. మరి ఈ బుక్స్, బుక్స్‌లో ఈ నాలెడ్జ్ అనేది దొరకట్లేదు అంటారా? ఏమంటారు మీరు?
ఉంది. కానీ, ఎక్కువ శాతం పిల్లలు అసలు ఈ ఒక్కటి చెప్పండి? ఈ రోజులల్లో బుక్స్ ఎవరు చదువుతున్నారు? <chuckles> ఇంతకు ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మీ హాబీసేంటి అండి అంటే ఆహ్, రీడింగ్ బుక్స్ అనేవాళ్ళు.
హ్మ్. <chuckles> ఓకే. పుస్తక పఠనం అనేవాళ్ళు మీరన్నట్టు. కరెక్ట్.
ఆ! రీడింగ్ బుక్స్, మై హాబీ ఈస్ రీడింగ్ బుక్స్ అనేవాళ్ళు. అసలిప్పుడు రీడింగ్ బుక్సే లేదు. ఆహా! టో ఎగిరిపోయిందది టాపిక్. ఎందుకంటే, ఇక్కడ ఏమొచ్చేసింది అంటే, ఆ బుక్స్ ప్లేస్‌లో మొబైల్ ఒచ్చి చేరింది...
యెస్. ఓకే. <chuckles> యెస్. ట్యాబ్సు, మొబైల్ ఫోన్సు, ల్యాప్‌టాప్స్ ఇవే వాళ్ళ లోకంలాగా ఉన్నాయి.
ముందుగా. ట్యాబ్సు, మొబైల్ ఫోన్సు, పుస్తకాల్లని కూడా ఈ ఈ పిడిఎఫ్ రూపంలో రావడము, అసలు అంటే మనం పుస్తకాలు ఉన్నంత చదువుంతా కూడా ఈ పిడిఎఫ్ రూపంలో కన్వర్ట్ జేసొస్తున్నాయి కాబట్టి అసలు రీడింగ్ బుక్సె ఎళ్ళిపోయిందన్నమాట మన పుస్తకాల నుంచి గూడా.
యెస్. యెస్. నిజమే. నిజమే. అయితే మీరెప్పుడన్నా హుహు.
ఆచారాలు వీళ్ళకి తెలిసే అవకాశం లేదు ఎక్కువ శాతం. ఉత్ స్కూలులో చెప్తారా? లేదు. ఎందుకంటే, క అది కన్వెంట్ స్కూల్స్ అవ్వడం వల్ల. ఎంతసేపు
ఓకే. నిజమే. సో, వాళ్ళకేంటంటే ఇంగ్లీష్ విద్యలోనే సాగడం, మరి ఇంగ్లీష్‌లో అంటే చే హ్మ్.
ఆ! భాష, భాషన్ భాష <chuckles> మాత్రమే రుద్దుతూ ఎళ్తుంటారు. సాధారణంగా, మన ఆచారాల్ని చెప్పడం మాత్రం చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అదే విదేశాలలో, విద్య మాత్రం మంచి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది గదండి.
ఓకే. నిజమే అండి. అంటే హ్మ్. నిజమే.
హ్మ్. ఇప్పుడొస్తా
వాళ్ళకి డే వాళ్ళకి వేరేగా ఉంటుంది, మనకి వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే నాకు దెలిసి ప్రాక్టికల్‌గా ఎక్కువగా ఉంటుంది. అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎక్కడ వాడొచ్చు అన్న విషయాన్ని, వాళ్ళు గ్రహిస్తారు కానీ, మరి ఇండియాలో లాంటి దేశాల్లో గనక. ఎక్కువగా మరి బట్టి చదువులు గానీ, లేకపోతే తరగతులు పాసవ్వడం మీదే ఎక్కువగా ధ్యేయం పెడుతూంటరు గానీ, ఇలా ప్రాక్టికల్‌గా చేసే నాలెడ్జ్ తక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమంటారు?
హ్మ్. అక్కడ ఆ! ఆ! ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ! వేకట్టే ముందు న అసలు ఏంటంటే వృత్తి, వృత్తి నైపుణ్యాలు చూపు లేవు మన దగ్గర. ముందు చదివి, నా వరకు నా ఒపీనియన్ వరకు చెప్పాలంటే? మన పుస్తకాలు నిజంగా చెప్పాలంటే, మనం చదువుతున్న ఈ పుస్తకాలలో ఉన్నటువంటి సిలబసు బయటకొచ్చి. మనం వృత్తికి ఎందుకు పనికి రాకుండా అవుతున్నాయి. వృ కా బయట దేశాలలో మా
ఓకే. నిజమే అండి. అయితే నేను ఒక విషయం గురించి విన్నాను. ఏంటంటే ఈ మీరు ఈ వృత్తి నైపుణ్యాలు అన్నారు కాబట్టి, అంటే భవిష్యత్తులో ఏంటంటే మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఏంటంటే, అవి ఓన్‌గా వర్క్ చేసేసుకుంటాయి గాబట్టి. అక్కడ మరి సాఫ్ట్‌వేర్ లాంటి లంగా రంగాలలో. మరి ఎలాంటి ఉపాధి ఉండదు కాబట్టి, ఇలా వృత్తి నైపుణ్యాలు ఎవరైతే ఉంటాయో? లేకపోతే స్కిల్సుంటాయో? లైక్ ఇప్పుడేంటంటే, కార్పెంటర్ గానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వర్కనీ, వీళ్ళు చేసేవాళ్లకే చాలా ఎక్కువ డిమాండుంటుందని, నేను ఒక చోట విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. చాలా మంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంత ఇంత ఏఐ లాంటివి యుగంలోకెళ్ళినా గాని ఇప్పుడున్న స సిచ్యు‌వేషన్ ప్రకారమయితే ఏఐ ఒస్తుంది జాబ్‌లు వెళ్తాయంటరు. కానీ మన కృత్ మన మాధం మానవ మేధస్సునైతే అది <chuckles> దాటి ఎళ్ళలేదని అనుకోడం, బీట్ చేయలేమనుకోడం ఇప్పుడున్న పరిస్థితుల్లో. రే ఏమో రావొచ్చేమో భవిష్యత్తులో రావచ్చేమో కానీ ఇప్పుడున్నంత వరకు మనం తయారు జేసినటువంటి ఏఐని మళ్ళీ మనమే నేర్పియాల్సిన అవసరాలు గూడా ఉన్నయి గదా! అది ఇగ అవుతూ ఉంటాయి కూడా.
ఓకే. ఓకే. బీట్ చేయలేదంటారు. బావుంది. యెస్. యెస్. హ్మ్. <chuckles> ఓకే. అప్‌డేట్ జేస్తూ ఉండాలి కాబట్టి అవసరముంటుందంటారు.
ఆహ్, అంటే ఇంకొక అది ఏఐ ఉన్నా కానీ దాన్ని మళ్ళీ మానిటర్ జేయడానికి మానవుడు <chuckles> కంపల్సరీ కావాలి. మనమే గావాలి. అది ఏ ఫీల్డ్‌లో అయినా గానివ్వండి, హ్మ్. టెక్నికల్ గానివ్వండి, సాఫ్ట్‌వేరన్నట్టు గానివ్వండి, ఎక్కడైనా గానివ్వండి.
ఆ! నిజమే అండి. నిజమే. చాలా బాగా జెప్పారు. నిజం. ఓకే. చాలా బాగా జెప్పారు.
అంటే మరి ఈ పిల్లలకి ఆచారాలు పిల్లలకనే గాదు. మీరన్నట్టుగా ఇప్పుడు ఏఐ మన ఆచారాలు తెలుసుకోవాలంటే ఎలా? ఆ దానిగ్గూడా మనం నేర్పియాలి గదా! నేర్చుకోనొత్తుందా లేదా అనేది తెలీదు.
ఓకే. నిజమే. దానికన్నా గూడా మనం నేర్పిస్తేనే అది నేర్చుకుంటుంది. ఓకే.
ఆహ్, సాధారణంగా ఆ ఆచారాలు తెలిసే అవకాశం చాలా తక్కువ వాటికి
ఓకే. తెలీదు అంటే అవేంటంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా తెలుస్తాయి.
ఆ! కానీ మన పిల్లలకిలో అయితే నేను జూశిన కొంతలో కొంత నయమేంటంటే గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలకైతే మన ఆచారాల గురించి మంచిగా తెలుసన్నమాట. సాధారణం అంటే ఆచారాలంటే పెద్ద పెద్దయి గావులెండి ఏవైనా గాని. చిన్న చిన్నయంటే ఈ పండుగకి ఇలా జేస్తాం ఆ! ఈ పండగకి ఇలా జేస్తాం.
హ్మ్. నిజమే అండి. యెస్! యెస్! అంటే చిన్న చిన్నయే ఇప్పుడు ఇప్పుడేంటంటే కాళ్ళు గనుక్కొని రమ్మంటారు. లేపోతే బెడ్ మీద కూర్చొని తినొద్దని జెప్తుంటారు. లేపోతే పెద్దలకి నమస్కారం చేయాలి. ఇలాంటివి చిన్న చిన్నవి.
కాళ్ళు గడుక్కొని రమ్మంటారు బయటకేళ్ళినప్పుడు. చెప్తుంటారు. పెద్దలకు నమస్కారమనో నమస్కారం జేయడమంటారు ఇలాంటియంటారు లేతే అసలు పండుగలప్పుడు మనం పాటించే ఆచారాలు గానివ్వండి అవన్నీ గూడా నిజంగా వీళ్ళకి తెలియవు. కానీ ఇంకొంత గ్రామీణ ప్రాంత ప్రాంతాలలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆచారాల మీద పిల్లలకైతే ఖచ్చితంగా ఆ ఆహ్, వాళ్ళకి అవగాహన ఉంటది.
ఓకే. అవగాహన అనేది ఉంటుందంటారు? బావుందండి. బావుంది. అంటే వాళ్ళనే గుడా కొంతవరకు
వాళ్ళు కొంత నయం మన పట్టణ ప్రాంతాల్లో కంటే.
యెస్! యెస్! అంటే వాళ్ళకేంటంటే ఒక పండగంటే గనక ఆ రోజు ఏం జేస్తారు ఆ ముందు రోజులు ఎలా సిద్ధపడతారు అన్న విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి గమనిస్తూ ఉంటారు మళ్ళీ తల్లిదండ్రులు గూడా బోధిస్తూంటారు. అంటే ఇంకొంతకా ఇంకా కొంచెం హెల్ప్ జేసేది ఏంటంటే వాళ్ళు ఒక తెలుగు మాధ్యమంలో గాని చదువుకుంటే గనక వారికి పండగల గురించి ఆచారాల గురించి ఇంకేక్కువగా తెలుసుకునే అవకాశముంది. మీరేమంటారు?
హుహు. ఆ! తెలిసిపోతు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొకటి అంటే నేనెక్కడో చూసాను అది. ఆహ్, కేరళలో ఉదాహరణ కేరళలో తీసుకోండి. అసలు ఎక్కడ ఎవరు జూసినా వాళ్ళ ఆచారం అంటే కింద పంచ కట్టలు కనిపిస్తుంటారు గదా! అట్లా అంటే అసలు అను వాళ్ళు ఎప్పడికి అలానే ఉంటారు. సరే వాళ్ళు ఆచారాలు పాటిస్తున్నారో లేదో అన్ పక్కకి బెట్టిన మన దగ్గర ఎప్పుడూ కనీసానికి పండుగలప్పుడు గూడా మనం మనము పంచెకట్టు కట్టడం గానివన్ని లేదా మన పిల్లలకి కట్టిస్తే ఖచ్చితంగా ఆచారాలు తెలుస్తాయి కదా! మన పెద్దలు ఎలా ఉండేవారు. అనేది నీ నాగు
ఓకే. యెస్! యెస్! ఓకే. నిజమే. <chuckles> ఓకే. నిజమే అండి. నిజమే. అంటే మన సాంస్కృతిని, మన ఆచారాల‌ని ముందు తరాలకు తీసుకెళ్ళిన వారమవుతూ ఉంటాం.
హ్మ్. అంటే అక్కడ బయట. వేరే రాష్ట్రాల్లో జరుగుతున మనం గూడా, మనం మొదలుపెడితే మన పిల్లలు గూడా, మన నుంచి నేర్చుకుంటారు. అనేది నేననుకోవడం ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడూ అండ్ మన్ మనం జూసాము. మన పిల్లలకి చూడలేదు. ఉదాహరణకిప్పుడు, మన తాతలు, <giggles> తాతలు ఇప్పుడు ఎ ఎక్కువగా చూడండి. ఇంతకు ముందు గ్రామాలలో వీళ్ళుండేవారు. ఎవరు? వృద్ధులెక్కువగా ఉండేవారు. తాతయ్యలు. అంటే ఎక్కడ చెట్టు కింద గూర్చొని, మంచిగా కర్ర చేత పట్టుకొని, చుట్టలు తాగుకుని, ఆ పిచ్చపాటి మాట్లాడుతూ, చు చుట్టలు, బీడీలు తాగుతూ <chuckles> కూర్చొని, మంచిగా కబుర్లు జెప్పుకుంటూ, వ్యవసాయ, వ్యవసాయ పనులకు వెళ్తూండేవారు. కానీ, ఒ రాను రాను ఆ జనరేషన్ తగ్గిపోతూ ఒస్తుంది గదా! హ్మ్. సో, వీళ్ళకి అసలు, వాళ్ళకు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము. మరి ఈ పిల్లలు నేర్చుకోవడానికి లేకుండా పోతుందనేది, ఒక నా ఉద్దేశము. సో, ఎ ఎక్కువగా మన పిల్లలకి సమయం దొరికితే అసలు వీళ్ళని, మంచి గ్రామీణ ప్రాంతాలకి తీసుకెళ్ళినప్పుడు. అక్కడి ఆచారాలు అన్నీ గూడా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి అంటే ఆ! ఆ!
ఓకే. ఓకే. బావుందండి. బావుంది. సో, మనమే మొదలుపెట్టాలంటారు ఫస్టు. ఓకే. హ్మ్. ఓకే. యెస్. ఆహా! హ్మ్. పిచ్చా పాటి మాట్లాడుతూ ఉంటారు. <chuckles> యెస్. కాలక్షేపం జేస్తూంటారు బాగా. హ్మ్. ఓకే. నిజమే అండి. నిజమే మీరన్నట్టు. నిజమే అండి. అయితే ఇప్ ఈ మార్పులకి కారణాలేంటంటారు? చదువా? లేపోతే నగర జీవితమా? లేపోతే వారు చేస్తున్న ఉద్యోగాలు? లేపోతే సోషల్ మీడియా? ఇలాంటివేమన్నా కారణమవుతున్నాయంటే గనక ఓకే.
మీరు చెప్పినవన్నీ కూడా అండి. ఆ! మీరు చెప్పినవన్నీ గూడా. ఇప్పుడు ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో, మంచి మంచి ఆచారాలుంటాయి. మంచి హి మంచి ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉంటది. కానీ, అక్కడ ఉపాధి అవకాశాలు లేక, మనం పట్టణానికి రావాల్సొస్తుంది. ఒచ్చినప్పుడు ఇక్కడ మనం స్థిరపడిపోతాం. తర్వాత మన పిల్లలిక్కడే స్థిరపడిపోతారు. అలా ముందుకెళ్లిపోడము, దాని తర్వాత పట్టణాలల్లో ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు పట్టణంలో ఎలా ఉంటందంటే, పక్కన వాళ్ళు మంచిగా పాష్‌గా ఉన్నారనుకోండి సిటీ‌లో. వాళ్లు సిటీ‌లో లైఫూన్నప్పుడు. మనం సింపుల్‌గా ఉంటే అదొక డిఫరెంట్‌గా అనిపిస్తుందన్నమాట. ఆ అదే పక్కన పిల్లలు మంచి కాన్వెంట్ స్కూల్‌లో ఎళ్తున్నారనుకోండి. మనం తీసుకెళ్లి, ఆ అబ్బాయిని మనం గవర్నమెంట్ నార్మల్ వేరే స్కూలలో చదివించాం అనుకోండి, అదొక నా‌మోషి లాగ ఇష్టపడరన్నమాట. కానీ, అది గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండదు. అంతా కలిసి, మెలిసి కలివిడిగా ఉండడం. అన్నీ, అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. మీరన్నట్టుగా
యెస్. హ్మ్. నిజమే అండి. హ్మ్. ఓకే. హ్మ్. యెస్. యెస్. ఇ‌ష్ట వా ఇష్టపడరలా చదివిచ్చడానికి. యెస్. నిజమే అండి. అందరూ గూడా, అక్కడేంటంటే ఒక వరుసతోని పిలుచుకుంటారు. బాబాయ్, పిన్ని, అక్కా, చెల్లి అని ఇలా పిలుచుకుంటారు.
ఆ! మీరన్నట్టుగా పిల్లలకి ఆచారాలు ఇవన్నీ, తె తెలివకపోవడానికి ఒక మెయిన్ రీజనేంటంటే. పట్టణ జీవన శైలి. అనుక సిటీ లైఫ్‌స్టైల్ మెయిన్‌గా.
ఓకే. ఓకే.
దానివల్లనే, అసలు అంటె మీకు తెలిసే ఉంటదసలు. మనం ఎన్ని జూసాము. తాతయ్యలు, అమ్మాయిలు అమ్మమ్మలు, మంచిగంటే వు మట్టి పాత్రలలో వంటలు చేయడము. ఆ మన ఆచారలే అది. ఒక
ఓహ్! అవునండి. యెస్. యెస్ అవన్నీ. ఇప్పుడూ అదే మీరు కొన్ని, కొన్ని చోట్లేంటంటే ఫాన్సీ‌గా మళ్ళీ మొదలుబెడుతున్నారు. మేము మట్టి పాత్రలో జేస్తున్నాము, నేచరల్‌గా టేస్ట్ తెప్పిస్తాము, ఆర్గానిక్‌గా వండుతున్నాము, అని జేప్పేసి. ప్రమోట్ జేస్తూంటారు చాలామంది. అంటే పాత పద్ధతులని.
ఆ! మరి ఫాన్సీ‌గా ఇప్పుడు మొదలుపెడుతున్నారు. చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొకటేంటంటే, అది మనము అవి చూసాము. ఇక్కడ వీళ్ళకి చూడ్డానికి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ మన దగ్గరెందుకంటే ఇప్పుడు ఎక్కువ గ్యాసు వాడుతూ ఉంటాం మనం. కానీ, దానివల్ల ఎంత ఆరోగ్యాలు, అసలు మేమవి గూడా మన ఆచారాలు గదా! ఇప్పుడు ఒక కట్టెల పొయ్యుండేదండి. నా చిన్నప్పుడు నేను జూసినప్పుడు. అంటే ఒక పక్కన మనకి వ వంట అవుతూనే ఉంటది. దాని పక్కనింకో కుండ ఉంటుంది. మీకు చూసే ఉంటారు. ఆ కుండలో మనం వేడినీళ్లు, నీళ్లు సాధారణంగా నీళ్లు పోస్తే. ఇటుపక్క వంటాయితుండేది. అటుపక్క మంచిగా వేడి నీళ్ళు గూడా ఉంటాయి.
యెస్. ఓకే. నిజమే అండి. హ్మ్. యెస్. అవునండి. ఓకే. అవునవును. అ! అవును. ఒక పక్క నీళ్లు గూడా, మరి స్నానానికైనా గానీ, మితర అవసరాల కాదు, అవసరాలకి పనికొచ్చాయి.
అ స్నానానికి వేడి నీళ్లు అవుతూ ఉంటాయి. ఆహ్, అలాగే ఇప్పుడు జ ఇప్పుడు, సరే చాలా మంది వాడుతున్నారనుకోండి. అసలు ఆహ్, అప్పడి కాలంలో వీళ్ళు ఎక్కువగా కుంకుడుకాయలే వాడేవారు గదా! తల స్నానానికి.
ఓకే. నిజమే అండి. ఒకప్పుడు కుంకుడుకాయ రసం‌తోనే, తలస్నానం జేసుకోడం. అదే షాంపూ అప్పుడు.
ఆ! అమ్మమ్మలు, తాతయ్య ఈ అందరూ గూడా ఆ! అదే షాంపూ. <giggles> సహజమైన షాంపూ గాబట్టి. ఇప్పుడు ఆయుర్వేదికివన్నీ ఒచ్చాయి గాబట్టి. అని జేప్పేసి మనం అంటున్నాం. అసలు ఆచారాలలో ఇంకా, మనం ఆచారాలు మనం ఇవన్నీ మాట్లాడుకోవాలంటే, ముందుగా ఇంకా మాట్లాడుకోవాలంటే అసలు ఆహ్, ఆహార పద్ధతులు చూడండి. <giggles> ఒకప్పుడు వాళ్ళు 70, 80 ఇయర్స్ ఎలా బతికారు? మంచి రాగి జావ, జొన్నలు, మిల్లెట్స్. ఇవి ఇప్పుడు, మనము సిటీ లైఫ్‌లో మిల్లెట్సని పరిగెడుతున్నాం గానీ, వాళ్ళు ఈ జొన్నలని, రాగులని, సజ్జలని, మంచి మంచి జావా ఇలాంటి మంచి పౌష్టికాహారం తిని వాళ్ళున్నారు.
యెస్. ఓకే. హ్మ్. అవునండి. యెస్. <chuckles> పౌష్టికాహారం లేపోతే బ అంటే హ్మ్. ఇవన్నీ. ఎప్పుడో జేసారివన్నీ. అవునండి. బలవర్ధకమైన ఆహారం, మరేంటంటే కల్తీ లేని ఆహారం మరి ముఖ్యంగా.
ఆ! ఇప్పుడు మన పిల్లలకసలు ఇవన్నీ తెలియవు అసలు, ఇవన్నీ తెలీవు. ఆచారాలు గానీ, ఈ వ్యవహారాలు గానీ, తెలియవసలు. అ
ఓకే. అయితే మరి కుటుంబ సభ్యులు లేపోతే వృద్ధులింట్లో ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు గానీ, ఈ ఆచారాలను పిల్లలకి ఎలా చెప్పి, ముందుకు దీసుకెళ్తే గనక బావుంటుందని మీరనుకుంటున్నారు?
ముందుగా ఆహ్! మీ మనమిప్పుడు ఏదైతే మనము లేదు అనుకుంటున్నామో ఈ పుస్తకాలు.
ఓకే. ఆ! పుస్తక పఠనం.
ఎక్కువగా ఆహ్, సాంస్కృతిక పరమైన పుస్తకాలు వాళ్ళకి చదవడం నేర్పియ్యాలి.
హ్మ్.
అంటే, ఇప్పుడు మరి ఉదాహరణకు, చిన్నపుడు మంచి చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, ఇలాంటి పుస్తకాలోచ్చేటివి లేద, బాలశిక్ష అనంటుంటాం గదా! ఇప్పుడు అలాగా, అలాంటివి అంటే, అవి దొరకకపోయినా అలాంటి కొన్ని పుస్తకాలు అంటే, మన అసలు మన వివ్ ఆచారాలెంటి? వ్యవహారాలన్ని, ఇలాంటివన్నీ గూడా వాటికి, వాట్‌ వాళ్ అవి చదవడాన్ని అలవాటు చేశామనుకోండి, వాళ్ళ కచ్చితంగా కొంతలో కొంత, తెలిసే అవకాశముంటది. సరే వాళ్ళకి స్వయంగా ఆ! స్వయంగా అనుభవం అయితే కాకపోవచ్చు. కానీ వాటి గురించి తెలుసుకుంటారు గదా! ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదో మనం చిన్నప్పుడు మనం చదివినట్టు అశోకుడి చెట్లు నాటించెను, మనం చూడలేదు కానీ, చదివాం గదా! చదివింది మాత్రం గుర్తుంది మనకి. అట్లనే ఆ! ఆ! వీళ్ళకి, వీళ్ళకి అంటే, ఈ పండుగలు ఇలా ఉంటుంది. మనం మన ఈ పండుగలు పూర్వం ఇలా చేసేవారు, ఈ ఆచారముండేది. ఈ పండుగ రోజు ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకి, మనకి దసరా పండుగ ఒస్తుందనుకోండి, మన తెలంగాణా ఎటు ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో దసరా పండుగ రోజు బయటికెళ్ళి పాలపిట్టను జూస్తాం కంపల్సరీ. ఆ! జమ్మి చెట్టు ఆకుని తీసుకొని రావడము, ఇవన్నీ మన ఆచారాలే గదా! అయితే ఇవన్నీ క్ మనం కోయి వీళ్ళకి నేర్పిస్తూ ఉన్న కొద్దీ ఒచ్చేస్తూంటాయి. అలాంటివి గూడా, ఇలాంటివి కొన్ని గూడా, పుస్తకాలలో ఉన్నాయి గూడా, వీళ్ళకి పుస్తక పఠనం అలాంటివి నేర్పిస్తే, ఇంకా కొంచెం మంచిగా నేర్చుకుంటారు. చాలా బాగా నేర్చుకుంటారని నా ఉద్దేశ్యం.
అవునండి. ఒకప్పుడుండేవి. అవును. చాలా బాగుందండి. అవును. మార్పు గూడా మొదలవుతుంది అపక్ అక్కడినుంచి. హ్మ్. యెస్. <laughs> ఓకే. గుర్తుంది గాబట్టి, అది ముందు తరాలకు వెళ్తుదంటారు. హ్మ్. యెస్. ఓకే. అవునండి. జమ్మి చెట్టు, పాలపిట్ట మీరన్నట్టు. <chuckles> యెస్. యెస్. ఓకే. చాలా బావుంటది. బావుందండి. బావుంది. చాలా చక్కగా వివరించారు. మరి నేటి తర నేటి యువతలో ఆచారాలు మారుతున్నాయంటే గనుక, మీ అనుభవం ఏంటి? మీరు గనుక ఎలా మరి ఆచారాలన్నీ పాటిస్తున్నారు? ఎలాంటి ఆచారాలు ఒకప్పుడు ఉండేవి? ఇప్పుడైతే ఎలా ఉన్నాయి? మరి నేటి పిల్లలకి ఈ ఆచారాలను ఎలా పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలి? అనే అంశంలో, మీ టిప్స్ గానీ, మీ అనుభవాలు గానీ, చాలా చక్కగా ఉన్నాయండి. మీతో మాట్లాడం బాగుంది. ధన్యవాదాలు.
హ్మ్.